లైక్ ఆహ్, 'అంజీ' సినిమాలో ఒక సాంగ్ ఉంది చూడు. 'చిక్కుబుక్కు పోరి' అని. అందులో లిరిక్స్ మధ్యలో కొన్ని నాకు బా నచ్చాయనమాట. ఎలా ఉంటాయంటే, కష్టాలు వస్తే ఏడుపు తప్ప జరిగేదేముంది. మొహంలో గ్లామర్ పోతుంది. తలంతా భారం అవుతుంది.
ఆహాహాహా! ఓకే. ఒక్ ఓహో! ఆహా! మీరు <chuckles> మీరు ఈ రేంజ్‌లో వింటారా అయితే? ఓకే! అంటే అంటే మంచి మోటివేషనల్ సాంగ్స్ అంటే ఇది మొన్న ఒక పాట వచ్చింది గదా! 'విజయ్ సేతుపతిది.' 96 మూవీ‌లో నుంచి. అదే మన 'జాను.'
ఎస్ దాంట్లో ఏం మోటివేషనల్ సాంగ్ ఉంది. ఓహ్! 'లైఫ్ ఆఫ్ రామ్' ఆ?
ఆ! 'లైఫ్ ఆఫ్ రామ్' అని చెప్పేసి అదొక సాంగ్ ఉంటుంది కదా!
యాహ్! అది కూడా బావుంటది యాక్చువల్‌గా. నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న రాకూడదు ఇంకెవరైనా. యాహ్! బావుంటది యాక్చువల్ నాకు కూడా ఒంటరిగా ఉండడం ఇష్టం కాబట్టి ఆ లైన్స్ నన్నలా <smacks lips> పట్టేసుకున్నాయనమాట. ఎస్, కరెక్ట్.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. చా ఆ! బావుంటుంది అసలు. హ్మ్. సూపర్‌గా ఉంటుంది. ఆ లిరిక్స్ కూడా. ఆ! చెప్పండి చెప్పండి. ఆ! మోటివేషనల్ సాంగ్స్ వింటూ?
ఆ! విన్నప్పుడు ఏమైద్దంటే, ఆ బాధ నుంచి కొంచెం అలా ఆహ్, కొన్ని ఉంటాయి గదా, ఇప్పుడు చూడు కష్టాలు వస్తే ఏడుపు తప్ప ఏముంది అన్నట్టు ఉంటది గదా! నిజంగా అంటే అది నిజం అనమాట. ఎంత ఆలోచించినా ఎంత బాధ పడిన ఆ బాధ పోదు. ఆ కష్టం పోదు. సో, దాని బదులు దాన్ని వదిలేయాలి దాంట్లో లై ఇది గూడా ఉంటది. లాస్ట్‌లో ఇట్లా వస్తది. లైఫ్‌గాతో లైట్‌గా లాగించేదెట్ట లైఫ్‌లో ప్రతి పూట యమ సీరియస్‌గా ఫీల్ అయ్యేంత సీన్ ఏముందంట. యాహ్! సో, అలా వచ్చినప్పుడు విన్నప్పుడు నాకి అర్రే! అది నిజం గదా! ఎందుకు నేనింత ఆలోచిస్తున్నా? ఎందుకు నా బుర్రని ఇంత ఇబ్బంది పెడుతున్నా? వద్దు. చలో ఇంగ ఇప్పటినుంచి ఆలోచించగూడదు అని అనుకుని ఇంక మళ్ళీ నార్మల్‌గా వచ్చేస్తాం గదా! అప్పుడు మళ్ళీ అన్ని జోనర్స్ అనమాట లైక్ లవ్ సాంగ్స్ కానీ, హ్మ్. మంచి బీట్ సాంగ్స్ కానీ, ఐటెమ్ సాంగ్స్ కానీ అన్ని రకాలు వింటా అనమాట.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓహో! హుహు. ఓహో! సీన్ ఏంటంటా? సూపర్! సూపర్! ఉంటుంది అసలు. <giggles> ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. <chuckles> సూపర్! సూపరండి. అసలు చాలా బా చెప్పారు. కానీ మనకు కొన్ని కొన్ని సార్లు బాధ ఎదురైనప్పుడు కొన్ని అలాంటి పాటలు వినలేం మనం. కొంచెం అది ఇప్పుడు మీరు పాడిన పాట బీట్ ఉంటుంది గదా! కొన్నిసార్లు ఏంటంటే ఒక చాలా స్లో సాంగ్ వినడానికి అంటే ఒక మెలోడియస్ సాంగ్. ఇప్పుడు ఒక అదొక మూవీ ఉంటుంది. 'లైఫ్ ఆఫ్ రామ్' అని చెప్పాను కదా. ఎదారె దురైన అనుకుంటూ ఒక పాట ఉంటుంది. అదే 'లైఫ్ ఆఫ్ రామ్‌లో.' అది సాంగ్. అలాంటి పాటలు వినడానికి కొంతమంది ఇష్టపడతారు గదా. మీరు ఏ ధోర ఏ ధోరణిలోకొస్తారు. ఎలా అంటే కొంచెం చాలా డెప్త్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు వినడానికి ఇష్టపడతారు కదా! సో, మీరు మీరు ఏ రకమైన పాటలు వింటారు? ఎక్కువ అంటే మీరు ఇంతకుముందు చెప్పిన బీట్ సాంగ్సే వింటారా బాధ‌లో కూడా? లేదంటే ఇలాంటి పాటలు కూడా వింటారా?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవునవును. యాహ్! హ్మ్. హ్మ్. అవును. హ్మ్.

నా దాంట్లో ఎక్కువ పాతవి కొన్నుంటాయి. కొన్నే ఉంటాయి. ఎక్కువేముండవు. దాని తర్వాత నేను చిన్నతనంలో విన్నా
ఓకే. ఇలాంటివి పాతవి అంటే, మన జాబిల్లి కోసం ఆకాశం అలాంటివి ఉంటాయ?
ఆకాశమల్లే. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అది ఇంకోటి ఇది గూడా ఉంది. జామురాతిరి, జాబిలమ్మ. ఇది ఇంకోటి 'బొబ్బిలి రాజాలో' ఈ సాంగ్ అన్నమాట. ఏది అంటే, హ్మ్. కన్యాకుమారి కనబడదా...
ఓకే. ఏది? ఓకే. హుహుహుహుహు. ఓకే. కనపడదా దారి. ఊహుఆల వ <chuckles> బావుంటుంది. బావుంటుంది. సూపర్! సూపర్! మరిప్పుడు అంటే మరి లవ్ సాంగ్స్ గానీ, ఫ్రెండ్‌షిప్, మోటివేషనల్ దీంట్లో? ఓకే. అహహా.
వయ్యాల అది బావుంటది. యాహ్! సో అట్లా పాతవి వింటా. హ్మ్. లవ్ సాంగ్సే ఎక్కువ ఉంటాయి తెలుసా నా దాంట్లో? హ్మ్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆహ్, 'ప్రేమించుకుందాం రానో' ఏదో ఉంది చూడు 'వెంకటేష్' సినిమా.
హ్మ్. చాలా ఉన్నాయి. ప్రేమించుకుందాం రా! పెళ్లి చేసుకుందాం ఆహ్, <laughs> అన్నీ రా రా రా దాని పైనే ఉన్నాయసలు ఎక్కువ. కన్ఫ్యూజ్ అయిపోతాం.
పారిపోదాం రా! సో ఇట్లా ఏవో ఉన్నాయి గదా! ఆ! నాకి సినిమా నేమ్ సరిగ్గా ఐ ఆ! గుర్తుకొచ్చింది. 'ప్రేమంటే ఇదేరా!' అనుకుంటా సినిమా పేరు. దాంట్లో ఈ సాంగ్ ఉంటది జూడు, నాలో ఉన్న ప్రేమ, నీతో చెప్పనా? నీలో ఉన్న ప్రేమ, నాతో చెప్పవా అని.
ఓకే. <humming> హ్మ్. హ్మ్ హ్మ్ ఉహ్ హ్మ్ హ్మ్ నానా హుహుహుహు హుహు హ్మ్. <smacks lips> అసలు చాలా బావుంటుందండి. మీ ప్లే లిస్ట్ అదిరిపోయిందిగా! మరి మీకు ఇలాంటి సాంగ్స్ ఇష్టమైతే మీకు ఆ సాంగ్ గూడా ఇష్టమై ఉండాలి. మన వర్ష్ వర్షం మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. హీరోయిని వాళ్ళ నాన్న కోసం వెతుకుతున్నప్పుడు హీరో కింద నుంచి పడిపోతాడు గదా! <smacks lips> ఆ! మళ్ళీ ట్రైన్ ఎక్కలేకపోతాడు. నీటి ముల్లై స్లో వర్షన్ నన్ను గిల్లి ఆ పాట విన్నారా? వెళ్ళిపోకే ఏంటి <laughs> మీకలాంటి పాటలు నచ్చవా?
ఏది? ఆ సాంగ్ అంటే ఏది? ఇన్నాళ్ళకి గుర్తొచ్చా ఓహ్! ఓకే. ఆహా! విన్నా గాని, నాకేం అంతగా నచ్చలా. నిజం. వర్షం సినిమాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంట గదా! ఎప్పుడో చిన్నప్పుడు, ఎన్నాళ్లకి గుర్తొచ్చానా వానా‌కి డ్యాన్స్ యేశాను గానీ, నాకు ఆ సినిమాలో పాటలు పెద్ద ఇష్టం ఏం లేవన్నమాట.
ఆ! హ్మ్. అసలు ఈ పాట వినండి ఎంత బావుంటుందంటే దాంట్లో ఉండే రచన కూడా, తేనెల తినుకులు చవి చూపించి, కన్నుల దాహం ఇంకా పెంచి, కమ్మని కలవేమో అనిపించి, కనుమరుగై కరిగావా, సిరివాన. నువ్వొస్తా అంటే చాలా బావుంటుంది ఈ పాట మీరు వినడానికి ప్రయత్నించండి.
హ్మ్. వాయబ్బో! విన్నా. విన్నా. విన్నా గాని నాకు నచ్చలేదు. అది మ్యాటర్.
ఓకే. ఓకే. మరి ఎమోషనల్ సాంగ్స్ మరి మోటివేషనల్ సాంగ్స్ అంటే?
హ్మ్. హ్మ్.

ఎక్కువ అంటే ఒకప్పుడు అంటే కొంచెం బాగా స్లో‌గా ఉండేవనమాట. ఎలా చెప్పాలి అంటే 'జగదక వీరుడు అతిలోక సుందరిలో' ఫస్ట్ సాంగ్ ఉంటది జూడు. అందాలలో మహొ మహొ దయం ఇట్లా స్లోగా ఉండేవి వింటా. మళ్ళీ స్లోగా గాకుండా <sniffs> కొంచెం ఇవి ఉంటాయి జూడు. <smacks lips> 'ఎందుకంటే ప్రేమంటలో' కూడా ఒకటి స్లో సాంగ్ ఉందనమాట ఏదంటే నీ చూపులే నా ఊపిరై.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఓసారిలా చూడే చెలి బావుంటది. చాలా బావుంటుంది.
చూడే చేలీ. యెస్. యాహ్! యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లి.
హ్మ్. చాలా బాగా పాడుతున్నారండి మీరు. అసలు అది ఏదన్నా ఇంతకుముందు నేర్చుకున్నారా? లేదంటే మామూలుగా పాడటం అలవాట అలా?
లేదు. ప్రొఫెషన్ వైస్‌గా నేను కొంచెం బాత్రూమ్ సింగర్ అన్నమాట.
<chuckles> కానీ అలా లేదు వింటా ఉంటే పర్లేదు బా పాడుతున్నారు అసలు. బావుంది వాయిస్ మీరేక్ ఇంతకు ముందు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుండేనా అలా? నేర్చుకోవాలి లేదంటే ఇలా ఇలా వెళ్ళాలి సమ్ థింగ్ అని చెప్పేసి?
ఆ! ఇలా, ఇలా వెళ్ళాలి అన్నట్టు ఏమనుకోలేదు గానీ, చిన్నప్పటి నుంచి పా వినడం ఇష్టం, అలాగే పాడేదాన్ని అనమాట. అంతే. అలా ఇష్టం అనేది పెరిగిందని జేప్పొచ్చు. <sniffs> అండ్ ఈ సాంగ్ ఉంటది చూడు ఇది ఆరు మూవీలో హృదయం అను హృదయం మన లోకంలో ప్రేమ అను దేశంలో స్వప్నం అను నగరంలో నా చెంతచేరా వచ్చా
హుహుహు. ఓకే. హుహు. హుహు. చుడాద్దె నా? ఓకే ఓకే. హృదయం. హ్మ్. హుహుహు. స్వప్నమను నగరంలోని చింతచేరమచ్చా భలే ఉంటుంది పాట. నిజంగా చాలా బావుంటది. నేనింక స్ హ్మ్. చెప్పండి చెప్పండి.
యాహ్! యాహ్! అండ్ నాకీ హ్మ్. చెప్పు. <chuckles> 'ఆరంజ్' సినిమాలో ఒక సాంగ్ ఉంటది జూడు. 'చిలిపిగా చూస్తావలా' అందులో
చిలిపిగా చూస్తావెళ. ఓకే.